నిజంగా. నిజంగా. ఇప్పుడు మీరు ప్లే లిస్ట్‌లోని మీరు ఎక్కువగా 'గద్దర్' గారివి కొన్ని కొన్ని సాంగ్లు అంటన్నారు. ఇప్పుడు కొత్త కొత్తగా రా ఆహ్, రీసెంట్‌గా కూడా కొన్ని కొన్ని సాంగ్స్ వస్తున్నాయి. మనకి కావాల్సినవి అంటే, ఫోక్ సాంగ్లనే కాదు ఏదైనా సాంగ్స్. <smacks lips> అవి మీరు ఎలా చూజ్ చేసుకుంటారండి. అంటే పాట వినగానే ఎవరు ఏంటి అని మొత్తం వాళ్ళ కోసం సెర్చ్ చేసి, అసలు ఎవరు రైటర్ ఎవరు? సింగర్ ఎవరు? <smacks lips> ఇవన్నీ చూస్తారా? లేకపోతే పాట నచ్చితే చాలు అనుకుంటారా?
ముందు నాకైతే, నా వరకైతే ఒక పాట అంత తొందరగా నచ్చదు. వింటాను, కొత్త పాటలు గూడా వింటాను, నచ్చుతాయి. అంత తొందరగా నేను ఓన్ చేసుకోలేను. కాకపోతే నాకు ఉదాహరణకిప్పుడు 'దేవిశ్రీ ప్రసాద్‌' గారు ఆల్‌మోస్ట్ పవన్ కళ్యాణ్‌ గారి అన్ని సినిమాలకి మంచి మంచి హిట్సిచ్చారు. ఇప్పుడు. ఇప్పుడు, 'తమన్‌' గారు మొన్న ఓజీకి ఇచ్చాడు, వకీల్ సాబ్‌కిచ్చాడు. అటువంటి మంచి మంచి ప్లే లిస్టులు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్లు మ్యూజిక్ చాలా బాగుంటుందన్నమాట. ఉదాహరణకు, ఒకప్పుడు 'రమణ గోగుల‌' గారు. రమణ గోగుల‌ గారి 'తొలి ప్రేమ' గానివ్వండి, తమ్ముడు, బద్రి ఇంత మంచి మంచి మ్యూజిక్ ఇచ్చేవారన్నమాట. అంటే నేను మ్యూజిక్ చూజ్ చేసుకునేటప్పుడు
ఆ! అర్థమయ్యింది. హ్మ్. హ్మ్. హ్మ్. అమ్మో! సూపర్ హిట్లండి ఆ 2. కాంబినేషను. అవును. అవునండి. నిజంగా. ఆ! ఏంటండి 'రమణ గోగుల‌' గారు ఆ పాట పాడుతుంటే 'పవన్ కళ్యాణ్' పాడినట్టనిపిస్తుంది.
ఆ! నేను మ్యూజిక్ చూసుకొని చూజ్ చేసుకునేటప్పుడు, నాకు ఒకటి మ్యూజిక్ డైరెక్టర్, నా ఫేవరట్ యాక్టర్‌ని దృష్టిలో పెట్టుకొని, నేనెక్కువగా పాటలు ఇష్టపడుతూ ఉంటాను. అలానే వెళ్తుంటాను గూడా. కానీ, మధ్య మధ్యలో సినిమాల పరంగా ఎక్కడన్నా మనకి ట్రెండ్‌కు తగ్గట్టు హిట్టయిన పాటలు గూడా వింటూ ఉంటాను. ఈ కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ 'అనిరుద్' గాని అలాంటి పాటలు కూడా వింటూ ఉంటాను. చాలా బావుంటాయి.
అవును. ఓకే. ఓహో! ఓహ్! ఆహా! అంటే మీరు ఇది కూడా వింటారు ఆ! అర్థమయ్యిందండి. అంటే మీరు ఇప్పుడు ఈ జానపదాలు వింటూ ఉంటారు. కొత్తగా ట్రెండ్‌కి తగ్గట్టు, ఈ సాంగ్లు కూడా వింటూంటారు. అలా ఏదైనా మీరు తీసుకుంటూంటారు.
వింటూ ఉంటాను. నాకెప్పడి‌కో ఎప్పటినుంచో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లని వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళ‌నుంచి వచ్చే అప్‌డేట్స్, కొత్త మ్యూజిక్స్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటానన్నమా‌ట.